ఇప్పుడు అయితే చాలా మంది సెలబ్రిటీస్ ఏం జేస్తున్నారంటే ఆహ్, ఫాన్స్ పెరిగిపోవడం వల్ వల్ల ఫాన్స్‌ని బేస్ చేసుకొని రాజకీయంగా మాట్లాడి, వాళ్ళ డబ్బుల కోసం, రాజకీయంగా మాట్లాడి ప్రజలపైన చాలా ప్రభావం జూపుతున్నారు. సో, ఈ మ్యాటర్‌లో మీదేమనుకుంటున్నారు?
అవును. అంటే, ఇప్పుడు సెలబ్రిటీలు రాజకీయంగా మాట్లాడుతున్నారంటే దానికి చాలా మంచి వాళ్ళు మంచి మాట్లాడితే చాలా ఉపయోగం ఉంది. ఒక మనం 'ఎన్టీఆర్' గారినే చూసుకుందాం. ఆయన ఫస్ట్ బాగా పెద్ద సెలబ్రిటీ. కానీ ఆయన వచ్చి ప్రజా సమస్యలు తెలుసుకొని దాని గురించి మాట్లాడి, వి ఇవి రాజకీయంగా కాదు అని చెప్పి ఆయనే ఒక పార్టీ పెట్టి
హ్మ్. అవును. హ్మ్. అవును.
ప్రజలకి ఎంతో మేలు చేశారు.
హ్మ్. అవును. నిజంగా.
కాబట్టి ఈ సినిమా వాళ్ళనేది సెలబ్రిటీలు అనేవాళ్ళు, రాజకీయంగా చాలా వాళ్ళ పలుకుబడి చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళ సపోర్ట్ అనేది గాని ఎందుకంటే మనకి ఫాన్ కల్చర్ అనేది చాలా ఎక్కువ. వాళ్ళని ఒక దేవుళ్ళ కింద ట్రీట్ చేస్తారు.
అవును. అవును. ఆ! వాళ్ళు ఫాన్స్ అనేది ప్రభావితమైతే ఈజీగా రాజకీయం అకి కొంచెం, ఎక్కువ ఎఫెక్ట్ పడతది అనేసి సెలబ్రిటీస్‌ని యూజ్ చేసుకోవడం స్టార్ట్ జేశారు.
హ్మ్. అవునవును. సెలబ్రిటీస్ యూజ్ చేసుకోవడము, అండ్ సెలబ్రిటీస్ కూడా పొలిటికల్‌గా కొంచెం ఇంట్రెస్ట్ చూపియడం కూడా స్టార్ట్ చేశారు.
ఆహా!
అంటే కొంతమంది మంచిగా స్టార్ట్ చేసారు. కొంతమంది సరే! ఆహ్, కొంతమంది ఏమిటంటే కొన్ని పార్టీ‌ల వాళ్ళు సరే సెలబ్రిటీస్ మన సైడ్ ఉంటే మనకి ప్లస్ అవుతుంది అన్నద్ అన్నదానికి కొంతమంది స్టార్ట్ చేశారు. కొంతమంది జెన్యూన్‌గా పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండి సెలబ్రిటీస్ పొలిటీషియన్స్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారన్నమాట.
హ్మ్. అవును. హ్మ్.
యాహ్!
కానీ ఇప్పుడు సెలబ్రెటీ‌లు రాజకీయ ఆ విషయాలపై మాట్లాడితే జనాలు వెంటనే ప్రభావితం అవుతారు గదా! సో, అది ఏంటంటే, మీకే సందర్భంలో మొదటి అంటే, చాలామంది ప్రభావితం అయ్యే యాక్టర్ గూడా కొంతమంది ఉంటారు. ఆహ్, ఫాన్స్ ఎక్కువ. మీకు ఎలాంటి యాక్టర్స్ అనిపిచింది? అంటే తెలుగు, తమిళ్ అనేసి ఉంటారు గదా! అలా.
అవును. అవును. అవును. మన పవన్ కళ్యాణ్ గారే ఆహ్, అసల. ఆయన మాట్లాడితే అసలు నిజంగా ఇప్పుడు ఇప్పుడంటే ఆయన పొలిటికల్ పార్టీ పెట్టారు 2014 దాని ముందు కూడా ఆయన చాలా ప్రజా సమస్యల గురించే మాట్లాడేవాళ్ళు.
ఓహో! హ్మ్. ఓకే.
కాబట్టి, ఆయన మాట్లాడితే నిజంగా ఫాన్స్ ఆలోచించేవాళ్ళు, రియాక్ట్ అయ్యేవాళ్ళు, దానికి రి రిలేటెడ్‌గా చేసేవాళ్ళనమాట.
మీరేమన్నా ప్రభావితం అయ్ మీరేమన్నా అయ్యారా? అందులో అతను మాట్లాడే విషయాల పైన గాని.
సో ఆ! చాలా విషయాలు అంటే నాకు ఊహ తెలిసేతప్పటికి ఆయనకి ఆహ్, పొలిటికల్ పార్టీ ఉన్ ఉండింది. ఆయన చాలా ఆహ్, పొలిటికల్ పార్టీలో చాలా క్వెశ్చన్స్ చేసేవాళ్ళు. చాలా నిలదీసే వాళ్ళు గవర్నమెంట్‌ని. ఆయన ప్రతిపక్షం, ప్రతిపక్షం గూడా కాదు. ఆయన గెలవనప్ సీట్లు గెలవనప్పుడు కూడా ప్రజలకి ఏదో ఒక విధంగా సహాయం చేశారు. చాలా గవర్నమెంట్ చేసే తప్పుల్ని, గవర్నమెంట్ చేసే ఆహ్, అన్యాయాల్ని ప్రశ్నించారు. చాలా ఫైట్ చేసారనమాట.
ఓహో! హ్మ్. హ్మ్. దాని వల్ల చాలా వరకు ప్రభావితమయ్యి అతను ఒక, ఒక పొలిటికల్ పార్టీలోకి వచ్చేసాడయితే.
యాహ్! ఆ! ఆ! పొలిటికల్ అప్పుడూ లిటరల్లీ మన కంట్రీ పోలిటిక్స్‌కి గానీ, మన స్టేట్ పోలిటిక్స్ గాని, ఆయనొక రింగ్ మాస్టర్. కింగ్ మాటిప్పుడు. ఆయన సపోర్ట్ లేకపోతే స్టేట్ పోలిటిక్స్‌లో కూడా, ఒక పెద్ద డిబేటబుల్‌గా ఉండేది. ఆహ్, కరెక్ట్ సపోర్ట్ వచ్చేది కాదు ఇంకా. ఇంక సెంట్రల్ సీట్‌లో కూడా ఈయన, ఇప్పుడు ఈయనకి ఇన్ని సీట్స్ రావడం వల్ల ఇంకా ఈయన, ఈయనకి సపోర్టర్సు కూడా ఈయన తరపున సెంట్రల్‌కి సపోర్ట్ చేయడం వల్ల కూడా ఇప్పుడు సెంట్రల్ నిలబడింది గవర్నమెంట్ అనేది.
హుహు. ఓకే. హ్మ్. ఆ! అవును.
యాహ్!
నిజంగా. ఇప్పుడు సెలబ్రిటీస్ అంటే సినిమాలైతే సినిమాలే కాదు కదా, ఇప్పుడు క్రికెట్ అయినా, యూట్యూబ్ అయినా ఇన్ఫ్లుయెన్సర్‌గా ఇన్ఫ్లుయెన్స్‌ర్ అయిన ఎవ్వరైనా సెలెబ్రెటీసే గదా! ఇప్పుడు మీరైతే ఏ రంగంలో సెలబ్రిటీలు రాజకీయంగా ప్రభావం ఎక్కువ చూపిస్తుంది జనాల మీద?
అవును. అవును. ఏ రకంగా అంటే, మన దగ్గర సెలబ్రిటీస్ అంటే ఎక్కువ నమ్మేది వాళ్ళ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేదంటే, మనకి సినిమా యాక్టర్‌లు తరువాత క్రికెటర్‌లే.
హ్మ్.
ఇప్పుడు క్రికెటర్ సపోర్ట్ కూడా మనకి వాళ్ళు ఏదైనా రాజకీయంగా గాని, ఏదైనా సామాజికంగా గాని మాట్లాడితే చాలా మనకి ఆహ్, ప్రభావం ఉంటుంది. వాళ్ళు మాట్లాడకపోతే కూడా ఇప్పుడు ఈ మధ్య ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మనకు 'ఆపరేషన్ సింధూర్' అప్పుడు. హ్మ్ మాట్లాడనప్పుడు సెలబ్రిటీలు గాని, క్రికెటర్స్ గాని దానికి స్పందించినప్పుడు, దానికి సపోర్ట్ చేయనప్పుడు, చాలా వరకు ఆహ్, మన వాళ్ళు ప్రజలు కూడా అడిగారు. మీరు ఎందుకు మాట్లాడట్లేదు, వేరే వేరే కంట్రీస్‌లో యుద్ధాలు జరుగుతున్నా, దాని మీద ప్రాబ్లమ్స్ జరుగుతున్నా మన వాళ్ళందరూ స్పందిస్తారు. అయ్యో! వాళ్ళకి గొడవలు జరుగుతున్నాయి. అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి. వేరే కంట్రీలో అని చెప్పి మాట్లాడుతారు. కానీ ఈ దీనికి వచ్చేటప్పటికి ఆ! మన కంట్రీకి వచ్చేటప్పటికి ఎందుకు మాట్లాడరు? అని చాలా మంది ప్రశ్నించారు సెలబ్రిటీస్‌ని. అవును. వాళ్ళు మాట్లాడితే చాలా ఇంపాక్ట్ ఫుల్‌గా ఉంటుంది. ఆహ్, మనకి ఏంటంటే రీసె ఆహ్, అపుడు మనకు ఇదే పహల్గామ్‌లో అటాక్ జరిగింది 'ఆపరేషన్ సింధూర్' చేసారు. ఇప్పుడు మన ఏదైతే ఒపీనియన్ పాస్ చేస్తామో గవర్నమెంట్ కాకుండా సెలబ్రిటీసు గ్లోబల్ మీడియాలో మనకు ఒక పర్సెప్షన్, ఓకె. మన వీళ్ళు చేసింది కరెక్టా? తప్పా? అనేది గ్లోబల్ మీడియాకి తెలుస్తుంది.
హ్మ్. అవును. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. అడిగారు. హ్మ్. అవును. హ్మ్. తెలుస్తుంది. అవును ఒక ప్రభావమనేది చూపిస్తుంది. యూజ్ చేసే వాళ్ళకి గూడా.
వీళ్ళ అవును. యూజ్ చేసే వాళ్ళకి ఇప్పుడూ, అప్పుడు మనం చూస్తుంటే పాకిస్తాన్ వాళ్ళు చాలా చెప్పారు. సెలబ్రిటీస్ కూడా చాలా మంది "మా మీద అన్యాయంగా దాడి చేస్తున్నారు" ఇది, అది అని చెప్పి వాళ్ళ వర్షన్ పెట్టారు, గ్లోబల్ మీడియాలో. కానీ మన వెర్షన్ మన గవర్నమెంట్, మన న్యూస్ చానెల్స్ తప్ప ఏ సెలబ్రిటీస్ ఎక్కువగా ముందరకొచ్చి చెప్పలేదు.
హ్మ్. అవును. చెప్పలేదు. సపోర్ట్ కూడా ఏమి చేయలేదు అప్పుడైతే.
ఆ! సపోర్ట్ చేయనప్పుడు చాలా ప్రాబ్లమ్ అయింది. చాలా అంటే ఎందుకంటే, గ్లోబల్ మీడియాకి వీళ్ళ వర్షన్ తెలీదు. మన వర్షన్ తెలీదు. మీడియా చెప్పిందీ, ఆహ్, పొలిటికల్ ఇన్‌ఫర్మేషన్, జివోస్‌ని ఎక్కువగా బిలీవ్ చేయరు గ్లోబల్ మీడియా. వాళ్ళేం చెప్తారంటే వీళ్ళే చేస్తున్నారు అని చెప్తారు. కానీ కామన్ పీపుల్‌ని రిప్రజెంట్ చేస్తూ, "మా దేశంలో ఇది జరుగుతుంది మేం మా దేశం తరపునే ఉన్నామూ" అనేది, సెలబ్రిటీస్ చెప్పకపోతే గ్లోబల్ మీడియా వేరే వాళ్ళు చెప్పిందే నిజమనుకుంటారు.
హ్మ్. నిజంగా. ఆ! అవును. అనుకుంటున్నారు. అది ఇప్పుడు అది జరిగింది కూడా, కానీ ఇప్పుడు సెలబ్రిటీసూ ఏదైనా పార్టీకి ఓపెన్‌లీ సపోర్ట్ ఇచ్చినప్పుడు, ఇస్తారు కదా! కొంతమందీ. వారి ఫాన్స్ అనేది చాలా బ్లై అది నిజమా కాదా అనేసి బ్లైండ్‌గా ఫాలో అయిపోతారు. సో, అదీ నిజం అంటే, ఇప్పటి వరకైతే 50, 60% వరకు అలానే అవుతుంది కదా! అది ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? అంటె వాళ్ళ వ్యూ ఇప్పుడె ఇప్పుడున్న రాజకీయాల్లో?
అవును. అవును. అవును. ఎఫెక్ట్ పడుతుంది కంపల్సరీగా. మనము రాజకీయం అనేది ఒక ఫిల్మ్ బేస్డ్ మీదో, మనకి ఇష్టం మీదనో వోట్ చేయకూడదు. మన డెవలప్మెంట్ గురించి, మన భవిష్యత్తు గురించి వోట్ చేయాలి.
హ్మ్. నిజంగా. హ్మ్. ఫాన్స్ ఏమనుకుంటారంటే మన హీరో సపోర్ట్ చేసారు కదా! ఇంకేముంది అందులో లోటు అనేసి వెళ్ళిపోతారు.
ఒక, ఒక చిన్న ఎక్సాంపుల్ ఉంది. లేదు లేదు. ఒక, ఒక స్టోరీ ఉంది అన్నమాట. నాకు అది రీసెంట్‌గా చదివాను. ప్రజల మైండ్సెట్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి అన్నమాట. ఇప్పుడు ఒక అడవికి చాలా చెట్లు వోట్ చేయడానికి వచ్చాయనమాట. వోటింగ్ కోసం రెండు రెండు కంటెస్టెంట్స్ నిలబడ్డారు. ఒకటి ఏంటంటే ఆహ్, ఆహ్ ఫారెస్ట్‌లో ఉన్న ఏంటి ఆహ్, వాటర్ ఫాల్స్.
అవును. హ్మ్. ఓకే.
ఇంకొకటి ఆహ్ గొడ్డలి. నిలబడ యూజువల్ వోటింగ్ జరిగింది వోటింగ్ జరిగినప్పుడు ఎక్కువ వోట్లు గొడ్డలు‌కొచ్చినాయి.
హ్మ్.
అయితే సెలయ్యరు ఓడిపోయింది. అయితే ఎందుకు అలా ఓడిపోయింది, ఎందుకు మీరందరూ మీకు గొడ్డలికే వోట్ చేసారు? ఎందుకంటే గొడ్డలు మిమ్మల్ని నరికేస్తే అడవి నాశనం అయిపోతుంది కదా! అయినా మీరు ఎందుకు గొడ్డలకి వోట్ చేసారు అంటే వాళ్ళు చెప్తారు అన్నమాట. అది ఏదైతే గొడ్డలు తయారు చేయడానికి కర్ర వాడుతారు కదా! ఆ కర్ర మానించే వచ్చింది. మేము సపోర్ట్ చేసేది, కాబట్టి నేను దానికి వోట్ వేసాను అన్నారంట.
ఓకే. హ్మ్. ఓహో!
దీన్ని బట్టి దీన్ని బట్టి ఏం అర్థం అవుతుంది ప్రజల మైండ్‌సెట్ అర్థం జేసుకోచ్చు. మాకు తెలిసినోడు మా క్యాస్టు, లేకపోతే మా హీరో, వీళ్ళు చెప్పారు. వీళ్ళు చెప్పినందుకు మేము ఓట్ చేస్తాము. అనేది మనకి మంచి చేస్తున్నారా? చెడు చేస్తున్నారా? మన తరపున ఆహ్, వాళ్ళు మనకు ఉద్యోగాలు ఇప్పిస్తారా? ఇప్పించరా? అని చెప్పి ఆహ్, ఆలోచించకుండా ఓట్ చేస్తున్నారనమాట. అది చాలా ప్రాబ్లమ్ అవుతుంది. మనకి ఫ్యూచర్‌లో
హ్మ్. నిజంగా అవును. అది ప్ర అది ఫ్యూ తర్వాత ఓట్ చేసేసి ఫ్యూచర్‌లో ఎలాంటి డెవలప్‌మెంట్ లేకపోయినా, తర్వాత సెలబ్రిటీ వచ్చేసి ఏం చేయడు గదా! సో తర్వాత హ్మ్. ప్రశ్నించేది గూడా రాజ్ వాళ్ళ ఆడ్డు ఓటర్స్‌ని గాకుండా ఆడ్ వాళ్ళు ఓటేసిన వ్యక్తిని డైరెక్ట్ మళ్ళి.
అవును. అవును నిజమే. ఏంటో అవును. ఓటేయ్ చెప్తారదే అదే. వ ఇప్పుడు ఆయనకి మంచి అనిపిచ్చింది ఆయన చెప్పారు. కానీ నీకు మంచి అనిపిచ్చిందేదో నువ్వు ఓటెయ్యాలి.
హ్మ్. హ్మ్. అవును.
ఆయన చెప్పారు గాబట్టి నేను అదే నమ్ముతాను. అదే కరెక్టు, అనుకుని నువు ఓటేసినప్పుడు నువ్వు ఇంకా ఓటు అడగడానికి కూడా నీకు అర్హత లేదు.
అవును. హ్మ్.
ఎందుకంటే ఓట్‌ని కొంతమంది ఓట్‌ని నోట్ కోసమో లేకపోతే వాళ్ళకి ఇచ్చే ఏదోక ఆహ్, ఆశ చూసో అమ్ముకుంటారు. నువ్వు నీ ఫానిజానికి అమ్మేసుకున్నావు నీ ఓట్‌ని.
అవును. అంటే మీరు ఏమంటున్నారంటే ఇప్పుడు, లాజిక్ ఇప్పుడు వాళ్ళ లాజిక్ అంటే ఎమోషన్స్‌తో రియాక్ట్ అవుతున్నారయితే!
అవును. అలా ఎమోషనల్‌గా నీ ఫానిజానికి నువ్వు ఓట్‌ని అమ్మేసుకున్నప్పుడు. నువ్వు ఓట్ అమ్మేసుకున్నోడు క్వెషన్ చేయకూడదసల. డెవలప్మెంట్ గురించి అడిగే హక్కు లేదు.
హ్మ్. ఆహ్, ఈ మధ్య వింటున్నదేంటంటే, ఈ సెలబ్రిటీస్ ఇన్‌ఫ్లుయెన్స్ వల్ల పాలిటిక్స్ ఇంకా, ఎలా అంటే మరింత సెన్సేషనల్ అయిపోయాయి. ఆ! రీసెంట్‌గా అల్లు అర్జున్ లేదంటే రామ్ చరణ్ వేరే వాళ్ళ ఫ్రెండ్స్‌తో వెళ్లి స‌ప్ వాళ్ళ ఫ్రెండ్‌ని ఆహ్, కోసం వెళ్లి సపోర్ట్ చేయడం. ఇటు వాళ్ళ బాబాయ్ కోసం వెళ్లి రామ్ చర రామ్ చరణ్ సపోర్ట్ చేయడం అనేసి, అదొక సెన్సేషనల్ అయిపోయింది. అలానే పొలిటికల్ న్యూసే ఒక సెన్సేషనల్‌గా మారిపోయింది వీళ్ళ వల్ల. సొ, దాని మీద మీ అభిప్రాయం ఏంటి అని?
అవును. నిజమే. hh అవును. అవును. అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఏ ఎవరికి ఎవరి సపోర్ట్ చేయాలి అనుకుంటున్నారు అనేది వాళ్ళ ఇష్టం. ఈళ్ళు, ఈళ్ళకే సపోర్ట్ చేయాలి. వీళ్ళు ఈళ్ళ ఫ్యామిలీ కాబట్టి, వీళ్ళకే చేయాలి, అని మనం చెప్పలేం. ఎవరు ఎవరికి వాళ్ళ డైనమిక్స్ వాళ్ళకుంటాయి. కానీ మనం ఎవరికి వాళ్ళ వాళ్ళు జరగడం వల్ల నేను 'అల్లు అర్జున్' ఫ్యాన్‌న్ని ఆహ్, లోర్ నేను 'మెగా ఫ్యామిలీ' ఫ్యాన్‌న్ని నేను వీళ్ళకే వోట్ చేస్తాను. నేను వీళ్ళకే వోట్ చేస్తాను అని ఉండకూడదు.
హ్మ్. హ్మ్. అల్ అలానే ఉంటది. అం‌టె ఇప్పుడు 'అల్లు అర్జున్‌కి' వీరాభిమాని ఆహ్, ఫస్ట్ 'బీజేపీ‌కి' సపోర్ట్ చేసే ఉంటార అనుకోండి. ఇప్పుడు 'అల్లు అర్జున్' వచ్చి 'కాంగ్రెస్' కోసం ఆ ఇన్ కేస్ వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఆ వీరాభిమాని అనేసి చేంజ్ చేసుకుంటాడు ఆటోమేటిక్‌గా వోట్ అనేది.
ఓకే‌ ఫ్ అవును. అదే ఉండకూడదు. నీకు మంచి ఎవరు చేస్తున్నారు? ఓకే. నువ్వు 'కాంగ్రెస్' వైపు వచ్చావంటే నీకు 'కాంగ్రెస్' మంచి చేస్తుందా? వాళ్ళ మేనిఫెస్ట్ నచ్చిందా? లేకపోతే వాళ్ళు తీసుకొచ్చే పథకాలు నచ్చినాయా? లేకపోతే వాళ్ళు చేసే దాని మీద డెవలప్‌మెంట్ నీకు ఉంటుందా? అనేది ఆలోచించుకుని ఆల్రెడీ వాళ్ళు చేసిన పనుల వల్ల నీకైన నష్టం జరిగిందా? లాభం జరిగిందా? డెవలప్ అయ్యావా? లేదా? అనే అనాలిసిస్ నీకు ఉండాలి. జస్ట్ ‌బికాస్ నీ హీరో సపోర్ట్ చేసాడు అని చెప్పి నువ్వు దానికెళ్ళిపోతే వాళ్ళ వాళ్ళ పర్‌స్పెక్టివ్‌లో వాళ్ళ అనాలిసిస్ డిఫరెన్స్. వాళ్ళకి లాభాలు వచ్చినా‌యా? వాళ్ళకి, వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్సొస్తే వాళ్ళు ప ఆ పార్టీ వాళ్ళు సాల్వ్ చేసి ఉండచ్చు. సో దానికనోచ్చి వాళ్ళకి సపోర్ట్ చేసి ఉండచ్చు. లేకపోతే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సయ్యుండొచ్చు. ఏదైనైండచ్చు. ఏ రిలేషన్‌తో అయినా వచ్చి సపోర్ట్ చేసుండచ్చు.
హ్మ్. అవును. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. అవును
ఆళ్ళ డైనమిక్ వేరు. వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేసారన్నది వేరు. ద నువ్వు ఎందుకు సపోర్ట్ చేయాలన్నది వేరు. ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేస్తుంది, వాళ్ళు రేపు పొద్దున ఇక్కడ ఉండరు. ఇక్కడ ఓట్ వెయ్యరు. ఇక్కడ ఓహ్! ‌దిదెయ్యరు కానీ నువ్వు ఇక్కడ రోజు ఉంటావు. నువ్వు ఇక్కడ బతకాలి ఈ గవర్నమెంటే నిన్ను పాలిస్తది. రేపు పొద్దున్ని ఉప్పు రేటు, పప్పు రేటు అన్ని పెరుగుతాయి అదంతా నీకు ఓకేనా!
టరు హ్మ్. కరెక్ట్. హ్మ్. హ్మ్.
నీకు ఈ గవర్నమెంట్ మేనిఫెస్ట్ నీకు నచ్చితే, నీకు ఓట్ చేయ్యాలి అనిపిస్తేనే ఓట్ చేయ్యాలి. అంతేగాని ఎవరో చెప్పారు, ఎవరో చేశారు. వాళ్ళు చేస్తే ఇది జ వస్తదంట అనే దాని మీద చేయకూడదు.
హ్మ్. నిజమే. వే ఆ! వేరే వాళ్ళ మాటలు వినకుండా నీకు ఒకవేళ అది జరిగిద్ది అనిపిస్తే, అది గుడ్డిగా దాని వైపు వెళ్ళిపోవాలి కానీ, ఎవరో చెప్పారు అనేసి మళ్ళీ వే చేంజ్ చెయ్యొద్దు అనేసి మీ ఉద్దేశం.
అవును. అవును, అంతే.
హ్మ్. ఓకే. అంటే ఇప్పుడు డిజిటల్ యుగంలో ఇప్పుడు, ఈ సోషల్ మీడియా అనే‌సి వచ్చేసాయి కదా! సెలబ్రిటీలు ఒక ట్విట్ ఆహ్, లేదంటే ఒక పోస్ట్ కూడా ఒక పెద్ద ప్రభావం చూపుతుంది దీని వల్ల. దాని మీద ఆహ్, ఒకవేళ వాళ్ళు వచ్చి స్వయంగా చెప్పకపోయినా, ఏదో వాళ్ళకి కొంచెం అ‌యి‌నా డబ్బులు ఇచ్చి ఒక ట్విట్ ఆహ్, ఒక పోస్ట్ చేసేసేయండి. ఎలాగైనా నమ్మేస్తారు. దీని వల్ల కూడా మాకు ప్రభావం చూపుతుంది. ఆహ్, అనేసి అనుకుంటారు చాలా వరకు. కామెంట్స్ ద్వారా ఆహ్, దాన్ని ఏమంటారు స్టడీ చేయడము, ఎంతమంది సపోర్ట్ అనేసి కూడా చూసుకుంటారు. ఇప్పుడు చూసుకుంటున్నారు ఇప్పుడైతే. దాని మీద మీ అభిప్రాయం?
అవును. అవును. అవును. ఇప్పుడు సెలబ్రిటీసు నాకు తెలిసినంత వరకు మరి, రాజకీయ పార్టీలు మా తరపున మాట్లాడండి అని చెప్పేంతగా ఎవ్వరు లేరు. ఎవరు సెలబ్రిటీస్ కూడా అట్లా చేయట్లేదు.
హ్మ్.
కాబట్టి అది ప్రాబ్లమ్ ఏమి కాదు మనకి. కానీ ఓపెన్‌గా ఇప్పుడు వాళ్ళ, వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు, ఎట్లా ఇట్లా సపోర్ట్ చేసినప్పుడే, మనం ఆలోచించాలి. కానీ ట్వీట్స్ చేయడం వల్ల సెలబ్రిటీస్ ఏదైనా ప్రాబ్లమ్‌ని ట్వీట్ చేయడం వల్ల ఇప్పుడు సపోజ్ ఎట్లా చెప్పాలి, ఎక్కడైనా వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి. ఈ రోడ్స్ కానీ ఇవి బాలేవు అని ఎవరైనా సెలబ్రిటీస్ ట్వీట్ చేసి, వాళ్ళకి ఈజీ యాక్సెస్ ఉంటది. వీళ్ళు చెప్పేది ఈజీగా జనాలు బిలీవ్ చేస్తారు, నమ్ముతారు. దానికి ప్రభావ ప్రభావితులయ్యి ఉంటారు కాబట్టి. వీళ్ళు ట్వీట్ చేస్తే ఓకే. అక్కడ ఇది ఉందని జనాలందరికి కూడా ఈజీగా అవగాహన వస్తుంది. సో దాన్ని బాగు చేయించాలి అని రాజకీయ నాయకులు కూడా తలగావ్ ముందడుగు వేస్తారు.
హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఇంక ప్రభావం ఉంటది. హ్మ్. ఉహూ. ఒక స్లో అది ఒక స్లో అయ్యే పని కూడా వాళ్ళకి చేయడం వల్ల ఫాస్ట్‌గా అయిపోతుందంట.
ఆ! ఫాస్ట్ అవుతుంది. అట్లా ఉపయోగపడాలి అన్నమాట సెలబ్రిటీస్ కూడా. వీటికి రాజకీయ నాయకులు వాళ్ళు ఎక్కువ సెలబ్రిటీస్‌కెళ్ళి, వాడుకొని వాళ్ళ వల్ల ఫేమ్ అవుదాం అని అనుకోరు. నాకు తెలిసి చాలా వరకు.
హ్మ్. ఓకే. నాగూడా మీరు బా చెప్పారండి. ఇప్పుడు ఓటర్లు అనేది వాళ్ళ దృష్టికోణంలో ఆలోచించి, వాళ్ళు స్వయంగా ఆహ్, ఎవరికి ఓటేయాలి. యార ఎలాంటి సెలబ్రిటీస్ వల్ల ప్రభావం పడకుండా, మంచిని గ్రహించాలి గాని, చెడుని గ్రహించకూడదు అనేసి చాలా బా చెప్పారు. మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు.
యాహ్! ధన్యవాదాలండి.